కచ్చితంగా అండి. నా పరంగా టైమింగ్ అంటే, అంటే అసలు టైమింగ్ ఇయన్నీ నేను ఎలా ఆలోచిస్తానంటే, ఒక గడియారమే కాదు. టైమింగ్ అంటే మన అదృష్టం కూడా. మన అదృష్టం బాగోకపోయినా మన టైమింగ్ బాలేదు అనుకుంటాం చెప్పాలంటే.
హ్మ్. అవునవును. అవును. అవును.
నాకండి రెండు సందర్భాలు. ఏంటంటే ఒకటే సిట్యుయేషన్. ఇప్పుడు మేము పెళ్లయింది. పెళ్లయిన తరువాత, ఒక రెస్టారెంట్ పెట్టామన్నమాట నేను, మా వారు కలిసి. <clears throat> అయితే, ఆ రెస్టారెంట్‌కి ప్రతి రోజు <clears throat> ఇలా ఒక టైమ్‌కి వెళ్ళాలి అని ఉండిద్ది. అవునా? అంటే మనం ఒక వ్యాపారం మొదలు పెట్టినప్పుడు, ఈ టైమ్ నుంచి ఈ టైమ్ వరకు మనం ఒక వ్యాపారం చేయాలి. ఆ టైమ్‌లో కస్టమర్స్ అనే వాళ్ళకి ఏం చేయాలి, ఏంటి, అలా మొత్తం కూడా ఒక ప్రీ ప్లాన్డ్‌గా ఆలోచించి, ఒక ప్లాన్ గీసుకొని, దాని పద్ధతి ప్రకారమే రెస్టారెంట్ అనేది కట్టాము. వెళ్తున్నాము. బానే సాగుతుంది. కాకపోతే, అక్కడికి వెళ్ళిన తర్వాత మేము ఊహించిందొకటి, జరుగుతుందొకటి. ఏంటి అంటే
హ్మ్. ఓకే. హ్మ్, హ్మ్. ఓకే. హ్మ్. ఓకే. అవును. అవునవును. అవును. అవును. హ్మ్. అవును. హుహు. హ్మ్. అవునండి. డెఫినెట్లీ. ఎలా అంటే మనం ఒక ప్లాను, ఒక పద్ధతిలోనే వెళ్తాము. కానీ, అది మనకి జరగబోయేది, జరిగేది తెలియదు. అది ఒక్కొక్కసారి మనము ఎక్స్పీరియన్సు లేకపోతే ఏమంటారు? దాంట్లో ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటేనే కానీ, మనకి అదర్థం కాదు ఆ సిట్యుయేషన్ అనేది.
అవునం నిజమేనండి. అది మాత్రం వాస్తవం. మేమేమనుకున్నామంటే, పొద్దున్నే 6 కల్లా మాస్టర్స్ అందరూ వచ్చేస్తారు, 6 కాడ నుంచి 9 వరకు వాళ్ళకావాల్సిన సెట్టింగ్స్ అన్నీ చేసుకుంటారు. 9 కాడ నుంచి వంట మొదలు పెడతారు, పదకొండు పదకొండున్నర కల్లా ఇచ్చేస్తారు. ఇక అది మొత్తం సేల్ అవుతుంది. సాయంత్రం కూడా ఇంకా సేమ్ 6 వరకు‌ ర 4 వరకు జరుగుతుంది. 4- 5:30 వరకు వాళ్ళు వెళ్తారు. ఫైవ్ థర్టీకొచ్చి అరేంజ్మెంట్స్ చేసుకొని, మళ్ళీ 6 గంటల నుంచి మొదలవుతుంది. సాయంత్రం 10:30, 11 వరకు ఉంటుంది. 11:30 కల్లా క్లోజ్ చేసుకొని ఇంటికొచ్చేస్తాము. ఇదండి మా ప్లాన్.
హ్మ్. హ్మ్. ఓకే. హుహు. ఓకే. హుహు. అవును. హ్మ్. హ్మ్. అవును. ఓకే.
ఇలాగే జరుగుతుంది కదా అనుకున్నాం. ఫస్ట్ డే అలాగే వెళ్ళాము. పొద్దున్నే ఉదయమే, 5కే వెళ్ళాము. 5కే వెళ్లి అక్కడ క్లీనింగ్ వాళ్ళొచ్చార
హ్మ్. హుహు. ఓకే. ఓకే. అంటే హుహు. అంటే, ఫస్ట్ డే మీరు ఇట్లా జరగాలి, ఒక ప్లాన్‌తో ఆహ్, వెళ్లారంటున్నారు కదా! ఆ ప్లాన్‌ని ఆ రోజు ఎగ్జిక్యూట్ చేసారా మీరు?
హ్మ్. అవును.